ఆ! ఇక్కడ నాకు అటువంటీ వే అంటే అటువంటి సమస్యలయేవి లేవు. ఎందుకంటే మొదటి నుండే నేను ఏది కావాలంటే అలా దానికే సరే అనే విధంగా మా తాతగారు, నానమ్మగారు గాని కావచ్చు, అమ్మమ్మ తాతగారు యవ్ అటువైపు నుండి ఎవ్వరైనా గానీ, ఇలానే అంటే పిల్లోడికి నచ్చినట్లే చేయనీయండి అన్నట్లు అనేవాళ్ళు. అందులోనూ వాళ్ళకి ఇలా వివరంగా నేను ఆ సందర్భమాప్పుడు అంటే, అమ్మ చెప్పినప్పుడు నాకు ఫోను జేసి నాతో మాట్లాడిచ్చడం ఇలా జరగద్ది గదా! అప్పుడు నేను వాళ్ళకి చెప్పేది ఈడ నేనెందుకు ఇలా జెప్తన్నానో అర్థం జేసుకోండి తాతయ్య, అమ్మమ్మ లేకపోతే నానమ్మ అంటా. ఇటు 2 వైపుల నుండి ఇద్దరికీ మాట్లాడుతూ వాళ్ళకి చెప్పినప్పుడు
హుహు. అదే అదే కొంచెం వాళ్ళకర్థమయ్యేటట్టు జెప్పేవాళ్ళింక మీ రీజనేంటో జెప్పేసీ
ఆ! వాళ్ళకి అర్థమయ్యేటట్టు జెప్ పిల్లోడుకి ఆ! ఇంక పిల్లోడు జెప్పేది కరెక్టే గదా! అని జెప్పి వాళ్ళు అనుకోని తరవాత ఇంగ వాళ్ళకి మనకే మన వైపే సపోర్ట్ జేస్తూ, ఇంక అమ్మ వాళ్ళని ఒప్పిచ్చడానికి ట్రై జేసేవాళ్ళన‌మాట ఇం ఇంక అలా నాకు చాలా సులభంగానే నేను నేనెంచుకున్న కాలేజ్‌లోనే వెళ్లి చేరడమనేది జరిగింది.
హ్మ్. హుహు. అవునా? అంటే ఆహ్, చివ్వరికైతే మీ తాతయ్య వాళ్ళు హెల్ప్ జేశారు మీకు.
ఆ! అది కరెక్ట్‌గానే ఉంది గాబట్టి, కారణం నేను జెప్పిన కారణమనేది కరెక్ట్‌గా ఉంది. గాబట్టి, వాళ్ళు గాని ఇంకా సరే అనాల్సిన పరిస్థితోచ్చింది.
ఆ! <chuckles> అవునవునవును. అదే. అదే. అలానే
లేదు అంటే వాళ్ళు ఒప్పుకోరు.
హ్మ్. కొంతమంది పెద్దోళ్లెలా ఉంటారంటే ఇలా సరిగ్గా మాట్లాడకపోయినా ఫీలవుతారు లేకపోతే కొంచెం గౌరవం దగ్గినా గూడా వాళ్ళకి కోపమెక్కువగా ఒచ్చేస్తుంది.
సో అవును.
అలాంటి పెద్దవాళ్ళకి మీరు ఏ విధంగా గౌరవిస్తారు? అంటే కొంచెం కోపమెక్కువుంటుంది గదా! వాళ్ళు ఆ వృధ్ వృ అదే ఆ వృద్ధ వయస్సులోకొచ్చాక వాళ్ళకి...
అవును.
సహనమనేది దగ్గిపోతుంది. అలాంటి వాళ్ళనెలా జూసుకుంటారు మీరు?
అవును.

ఆ! ఇంకది జూసి ఇదేదో అంటే, మిసండర్‌స్టాండింగ్ వల్ల పెద్ద గొడవైపోయేటట్టుంది. ఇదంద్ ఇది ఎలాగోకటి చేసి దీన్ని శాంతపరచాలి తాతగారిని అని జెప్పి, ఇంక అలా మాట్లాడుతూ ఇంక మా తాతగారొచ్చిన తర్వాత మా తాతగారే మీకూ మంచి స్నేహితులంట గదా! నాకు చెప్పారు. మీరెప్పుడూ గూడా బాగా మాట్లాడతా ఉంటారంటే, ఇలా జెప్పడం వల్ల ఆయన బాగా కూలైపోయారింకా.
<chuckles> హ్మ్. హుహు.
ఓహ్! నా గురించి ఇంట్లోనూ జెప్తన్నాడా? ఇంత మంచిగా జెప్తున్నారా?
<laughs> ఆ! అదే. అదే. ఆ వాళ్ళని కొంచం పోగుడితే ఏంటంటే ఇంకా
అంటూ ఇలా అనుకుంటూ
ఆ! జర క్లోజయిపోతారింకా.
ఆ! ఇంకలా మాట్లాడు
అదే ఏమన్నాడు? కోపమనేదీ వెంబటనే తగ్గిపోతది.
కరక్ట్. ఇంగాయనేందంటే, "భలే మాట్లాడతన్నావురా మనవడా! నువ్వు ఇంత హుషారనుకోలేదు. ఇంత మంచిగా ఉంటావనుకోలేదు. మీ తాతెప్పుడూ చెప్పలేదు గద రా నీ గురించి, నా గురించి ఇన్ని జెప్పాడా నీకు?" అంటే ఇంక నేను గూడా మా తాతగారు ఎప్పుడూ మీ గురించే జెప్తూ ఉంటారు. ఉన్న స్నేహితులగల్లా మీరు చాలా మంచివారంట. అంట అంటే, ఇంక ఆ సందర్భానికి నేను గూడా ఎక్కువగా మాట్లాడుతూ ఆయన్నీ ఆహ్, ఎక్కువ పొగడ్తలతో నింపేసి ఆయన్ని మంచిగా ఆహ్, మనకు అంటుంటారు గదా! మన పెద్దలు ఇంటికి అదితి అథితీ అంటే ఆహ్, ఏమంటారు?
హ్మ్. <laughs> ఆహా! <laughs> <chuckles> అదే. అదే. ఆ! ఇలా కలుపుకపోయినారింక. అదే. అదే. హ్మ్. ఆ! మన ఇంటికొచ్చిన ప్రతీ అతిథి పెద్ద పెద్ద ఆహ్
అతిథిని బాగా గౌరవించాలి. వాళ్ళనీ ఎటువంటి లోపం లేకుండా చెయ్యాలి చేయగూడదు అని అంటా ఉంటారు గదా! ఇలాగ మాకు చిన్నతనం నుండి అంటే, మా ఇంట్లో బంధువులెవరన్నా వస్తే మొదటిగా జేసే పనులిలాగ మేము వాటిలిని చూసి పెరగడం వల్ల, మాకు మాకు ఎక్కడ జూసినా గూడా ఇలాగే ఉండాలి, ఇలానే జెయ్యాలి.
ఆ! ఆ! ఓహ్! అదే. అదే. అంటే పెద్దల్ని గౌరవించడం అంటే ఇలానే అని కొంచం మీకు అలా అవగాహనొచ్చేసింది. అలా చూసి పెరగడం వల్ల.
అన్ అందులోనూ మన జనరేషన్‌లో ఇటువంటీ పెద్దలకిచ్చే గౌరవం గాని, కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ అనేటివి అన్నీ కూడా ఇప్పుడిప్పుడు మారిపోతూ ఉండాయి. సో
అవును. అవునండి. అంటే నేను అదే అడుగుదామనుకుంటున్నా, ఇప్పుడు అంటే ఇలా న్యూక్లియర్ ఫ్యామిలీసయిపోయినాయి గదా! అంటే పెద్దలుండట్లేదు. పెద్దలు ఓన్లీ పెద్దలు సెపరేట్‌గా ఉంటున్నారు. <smacks lips> ఇలా కొత్తగా ఇలా పెద్దలు ఇంకా
అవును.
ఆ! పిల్లలు సెపరేట్‌గా ఉంటే పుట్టే మనవళ్ళకి గానీ, మనవరాళ్ళకి గానీ వాళ్ళకి అసలు రెస్పెక్ట్ ఎలా ఇయ్యాలో ఎలా అర్థమవుతుంది? అంటే